అంటే అలాగే జరుగుతున్నాయి గదా! మనా డ్ ఆహ్, రెగ్యులర్‌గా చూస్తుంటాం గదా! ఎస్పెషల్‌లీ ఫేస్ అంటే కెమెరా ముందుకొచ్చే వాళ్ళని బాడీ షేమింగ్ కానియ్యండి, బ్యాడ్ కామెంట్స్ కానియ్యండి, ఇలా పెడుతుంటారు. సో, ఎంత్ అంటే అన్ని తట్టుకునే ధైర్యం ఉంటేనే కెమెరా ముందుకి రావాలన్నమాట ఈ ట్రోలింగ్ గానియ్యండి. ఆ! యాహ్!
అ అవును. హ్మ్. అవును. అవునండి. అవునండి. నిజంగా మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు ఎ ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలంటే మనమేదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే దానికి గ్రోత్ ఉంటుంది, అలానే లాస్ కూడా ఉంటుంది. 2 టైప్స్‌ని మనం రెండిటికి ఓకే. అని చెప్పి మన మైండ్ ఓకే చేసుకుంటేనే మనం బిజినెస్‌లోకెళ్తారు ఎవ్వరైనా సరే! ఇది కూడా సేమ్ అంతే. లైక్ ఒక మనము ఒక కంటెంట్ క్రియేటర్ ఆర్ ఇన్‌ఫ్లూ‌యన్‌సర్ అవ్వాలి అనుకుంటే ఎంతైతే పాజిటివ్ కామెంట్స్ వస్తాయో అంతే నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తాయి.
యాహ్! యాహ్! ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. హ్మ్. యెస్. యెస్.
కొన్ని సందర్భాల్లో పాజిటివ్ కంటే నెగెటివ్ కామెంట్సే ఎక్కువ కూడా ఎక్కువొస్తాయి.
అవును. అవును.
హ్మ్. ఇప్పుడు ఏదైనా ఒక మంచి విషయము ఎక్కువ దూరం వెళ్ళి అందరికీ తెలిసేలాగా చేయాలి అన్నా సోషల్ మీడియా యూస్ చేస్తారు. ఆర్ ఏదన్నా ఒక బ్యాడ్ జరిగిన మీ ఇప్పుడు కొంతమంది ఉంటారండి లైక్ తెలివిక తెలియక చేసిన తప్పులు కానివ్వండి, లేకపోతే కొంతమంది గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరైనా ఇన్ కంటెంట్ క్రియేట్ చేస్తుంటే వాళ్ళని చాలా ట్రోల్స్ చేయడమనేది జరుగుతుంది.
హ్మ్. హుహు. హుహు. యాహ్! యాహ్! అవును. చాలా చేస్తుంటారు.
ఆ ట్రోల్స్ ఏంటంటే పాజిటివ్‌గా తీసుకునే వాళ్ళు పాజిటివ్‌గా తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే డిప్రెషన్‌కెళ్ళిపోతారు.
అవును. సున్నిత మనస్కులైన వాళ్ళైతే తీసుకోలేరండి. అసలిలాంటి ఫీల్డెంచుకొవద్దు అని నా ఫీలింగ్. ఎందుకంటే ఏదో నార్మల్ వర్క్స్ చేసుకుంటే బెటరు. ఎందుకంటే ఇంత ఎక్స్‌ట్రో‌వర్టుగుండాలి, స్పోర్టివ్‌గుండాలి, ఆహ్, చాలా ధైర్యంగుండాలి ఇంకోటి కొంచెం ఫేమోచ్చినా కానీ బయట అందరు గుర్తుపడుతుంటారు. సో, అవన్నీ తట్టుకోవాలన్నమాట. సో, అలాంటి స్ట్రెంత్ ఉంటేనే
అవును. తీసుకోలేరు. అవును. నిజంగా. అవును. అవును. అవును. ఇవన్నీ తట్టుకోగలిగే వాళ్ళే స్ట్రెం‌త్ ఉన్నవాళ్ళే అటు సైడ్‌కి వెళ్ళాలండి. ఇన్‌ఫ్లుయన్‌సింగ్ సైడ్ కైనా కంటెంట్ క్రియేటరయినా. ఇప్పుడు ఒక అమ్మాయి కంటెంట్ క్రియేటరయ్యి 10 మందికి మంచి చేస్తుంది. ఆహ్, హ్మ్. అలాంటి అమ్మాయిని చాలా తక్కువ ఫేమ్ చేస్తారు. చూస్తుంటే ఇప్పుడు, ఇప్పుడున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ చూస్తుంటే. అదే ఎవరో ఒక అమ్మాయి జోక్‌గా నడుచుకుంట, నడుచుకుంటా వెళ్ళిన వీడియోసుకు కూడా మిలియన్స్ ఆఫ్ లైక్స్ ఉంటున్నయి.
హ్మ్. అవును. అవును.

హ్మ్. హ్మ్. అంతే. అంతే.
సార్ హ్మ్. అంటే ఇప్పుడు నువ్వు చెప్పేదేంటంటే మీరు సోషల్ మీడియా యూజ్ చేసి, ఒక 10 మందికి హెల్ప్ చేసి, ఒ ఒక కంటెంట్ క్రియేటరవ్వాలి అన్ అనుకున్న వాళ్ళుంటారు. కొంతమందేమో లైక్ వాళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్స్ సింగింగ్ కానివ్వండి, డాన్సింగ్, యాక్టింగ్ ఇవి చూపియాలి అని అనుకుంటారు.
హుహు. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. టాలెంట్ నిరూపించుకోవడానికి కూడా ఈ షార్ట్ వీడియోస్ అనేది మంచి ప్లాట్‌ఫార్మూ. అంటే నార్మల్ లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోస్ రీచ్ ఎక్కువ ఉంటదన్నమాట ఆడియన్స్‌కి. సో తక్కువ టైంలోనే ఎక్కువ ఫేమస్.
అవును. అవునండి. అవును. ఇప్పుడు లాంగ్ వీడియోస్ అంత తక్కువ మంది చూస్తున్నారు. షార్ట్ వీడియోస్ అనుకోండి ఇట్లా ఇట్లా స్క్రోల్ చేసుకుంట వెళ్ళిపోతున్నారు నచ్చిందనుకో అదే షార్ట్ వీడియోని చాలా టైమ్స్ చూస్తున్నారు. ఇప్పుడు మా అమ్మగారు ఏదైనా ఒక ముగ్గు వేసారనుకోండి అదేదో ముగ్గు వేస్తున్నారు ఆ ముగ్గేసే వీడియో 10 సార్లు చూసి దాన్ని పేపర్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు.
యాహ్! హ్మ్. హుహు. అ అవును. అవును. ఈ అంటే ఈ గృహిణులు మన మదర్ లాంటి వాళ్ళు చాలా జూస్తారు ఇలాంటి పెయింటింగ్సు చీరల గురించి ఈ చీరల బిసినెస్ పేజెస్ <chuckles> ఇలాంటివన్నీ చూసి
హ్మ్. అవునండి. ఇవే మేయిన్‌గా. అవును. అసలు చెప్పండి మెయిన్ టాపిక్ అండి ఈ చీరలది. ఎప్పుడైతే ఈ షార్ట్ వీడియోస్‌లో సారీస్ ఒస్తున్నాయి. లైవ్‌లోస్తున్నాయి. ఆ కింద ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తారు "ప్లీజ్ బుక్ సారీ" అని చెప్పి ఆ నెంబర్‌కి మా అమ్మగారి ఫోన్ జూసుకుంటే ఆ యూట్యూబ్ హిస్టరీ అంతా సారీసే ఉంటుంది. వాట్సాప్ అంతా సారీస్ నెంబర్సే ఉంటాయి.
హుహు. అవును. ఓకే ఓకే. ఆడపిల్లలకైనా సరే సారీస్
ఒక రకంగా అది సారీస్ బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి ప్లస్ పాయింటే అవుతుందండి.
ఆ! ప్లస్ పాయింట్‌నే కాకపోతే చాలా పేజెస్ కూడా ఒచ్చేసాయి ఈ మధ్య కాలంలో. ప్రతి ఒక్కరూ సారీస్ బిజినెస్ చేశేస్తున్నారు. సో నాకనిపించింది రీసెంట్‌గా అందరూ బిజినెస్ జేస్తే కొనేవాళ్ళెవరుంటారసలు? అలా అటు సో అందరూ ఒకరిని జూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యి బిజినెస్సెస్‌కొచ్చేసి యాహ్! సో మీరు చాలా బాగా వివరించారండి. షార్ట్ వీడియోస్ వల్ల ఉండే అడ్వాంటేజెస్ కానీ డిసడ్వాంటేజ్‌స్ కానీ మీరెలా జూస్తారు? మీ ఫ్యామిలీలో మా మీ మామ్‌తో ఎలా చిన్న చిన్న సరదాలుంటాయో చాలా చక్కగా వివరించారు. మనం తప్పకుండా మళ్ళీ కలుద్దామండి. మీతో మాట్లాడడం చాలా సంతోషం. ధన్యవాదాలు.
అవును. ఇంట్లో ఉండి చేస్తున్నారు. అయ్యో! నిజంగా అండి. హ్మ్.